అవును.
అలాంటి సమయంలో మనం ఏదో రోడ్ దాటించిచేసి, నిజంగా ఏదో పెద్ద హెల్ప్ చేసినట్టు <smacks lips> అంటే మనం ఇలాంటివి ఇన్స్పి
అదే. అసలక్కడ ఏం జరగకుండా ఇవన్నీ ఊహించుకొని ఇట్లా ఆ టీవీ షోలో బతుకుతున్నట్టు ఉంటుండే కొంచెం.
అ ఆ! ఉండే, ఉండే. ఏంటంటే అండి ఇప్పుడు, భ రోడ్డు దాటుతున్నప్పుడు బండ్లనేవి సహజం అండి. అటు, ఇటు తిరుగుతుంటాయి. <smacks lips> నేనేం చేసేవాడిని అంటే ఈ మామగారిని రోడ్డు దాటిస్తున్నప్పుడు ఎవరో ఒకరిని, ఆ బండిని మనం చెయ్యి పెట్టి ఆగమని చెప్పి మనం రోడ్డు దాటిస్తే అంతే. అది ఇంటికెళ్లి చెప్పికునేవాడిని ఫ్రెండ్స్ అందరికి. అరె! ఒక బండొచ్చింది. ఇలా చెయ్యి పెట్టిన వెంటనే ఆడు జడిసిపోయి ఆపేసాడు. మా అమ్మని నేను రోడ్డు వరకు సురక్షితంగా చేర్చాను. <smacks lips> ఇలా ఉండేదండి. ఏంటంటే
<laughs> ఓకే. అదొక అచీవ్‌మెంట్ ఇంక చెప్పాలంటే.
అంటే ఏదో మనం సాధించేసాం అన్న ఫీలింగ్‌లో ఉండేదండి అప్పట్లో మాత్రం. అలా నేను చాలా విషయాలు నెక్స్ట్ 'పవర్ పాప్ గర్ల్స్' ఉండేది కదండీ.
హ్మ్. ఆ! ఓకే. అవును. ఐదుగురు ఎంతమందో ఉంటారు. అదే. అదే. అయితే మీకు ఇట్లా రక్షించాలి అని ఇవన్నీ భావోద్వేగాలు కలిగా కలిగాయి. అలానే వీటితో పాటే అండి, అప్పుడప్పుడు ఎమోషనల్ కూడా అవుతాం కొన్ని టీవీ షోస్ చూసి. కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి ఇట్లా. ఎ 'ఎస్పీడీ' ఎండింగ్ ఎపిసోడో, లేకపోతే 'డోరేమోన్' చూసేవాళ్ళా మీరు?
'పవర్ పాప్ గర్ల్స్' కూడా ఎక్కువగా చూసేవాళ్ళమండి. ముగ్గురు, ముగ్గురు. ఆ! అది. అవునండి. అవునండి. నిజంగా. చూసానండి. ఏంటి ఆ టాపికొస్తేనే నిజంగా మనకు ఏదోలా అనిపిస్తుందండి. <smacks lips> అంటే
హ్మ్. <laughs> అదే. అంటే కొన్ని ఎపిసోడ్స్ చాలా బాధాకరంగా ఉంటాయి. 'డోరేమోన్' ఎండింగ్ ఎపిసోడు.
అవునండి. నిజమే.
ఇవన్నీ చూసి ఎమోషనల్‌గా ఫీల్ అయ్యేవాళ్లా మళ్ళీ. 'డోరేమోన్‌ది' ఇంకా డైనోసార్ సినిమా ఒకటి ఉంటది.
ఎమోషన్ అవునండి.